నాకోక సంఘటన ఎదురైందండి. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడనమాట. అక్కడ చుట్టుపక్కల చాలా పిల్లలు, ఎప్పుడైనా గ్రామంకెళ్ళినప్పుడు ఎలా చూస్తాము. మనం వాతావరణం. అందరూ చిన్న పిల్లలందరూ ఆడుకొని, గెంతుకొని, చాలా ఆనందంగా ఉంటది. అలాంటిది వాతావరణం ఒకేసారి నేను ఎప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళు గ్రామానికెళ్ళానో, అక్కడ చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే అక్కడందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ ఫోన్లు తప్ప ఇంకెవ్వరు ఇంకేం పని చేయట్లే. కనీసం చదువుకోట్లేదు, ఏం చేయట్లేదు. ఆ సమయంలో నాకు చాలా బాధ అనిపించింది. ముఖ్యంగా ఎందుకంటే ఆహ్, వాళ్ళు వీటిలు వెనక పరిగెట్టడం ఏంటి? అందులోని తల్లిదండ్రులుని వదిలేయడం ఏంటి? వాళ్ళు కూడా ఎలాగొదిలేస్తారు? చూస్తూ ఒక పిల్లడి జీవితం పాడైపోతుందని చూస్తూ, ఏ తల్లితండ్రులు వాదిలేయరు కదండీ.
హుహు. హుహు. హుహు. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అదే కదా! కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఈ ఈ ఏ ఏం చేశారు? అంటే ఎలా రియాక్ట్ అయ్యారు? వాళ్ళకిమైనా పోయి క్లాస్ పీకారా లేకపోతే
అందుకు నేను చెప్పండి. నేను క్లాస్ పీక లేదు. కానీ అర్థమయ్యనట్టు మాత్రం చాలా సార్లు చెప్పాను నేను. ముఖ్యంగా పిల్లలకి కాకుండా తల్లిదండ్రులకి. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ బాధలు, టెన్షన్స్ ఉంటాయండి. అది కామన్ <smacks lips> అంటే నేను అలాగనికి మరీ కామన్ చెప్పట్ల. బట్ వాళ్ళ పిల్లలు అన్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ దృష్టిలో ఉంచుకోవాలి కదా! సో అందుకు వాళ్ళకి కూడా నేను చాలా సార్లు అంటే ఇప్పుడు కొంతమంది పేరెంటింగ్ ఇప్పుడు ఎలాగైపోయిందడింటే, ఇప్పుడు మాకు బిజీ లైఫ్ స్టైల్ ఉంది. మేము చూసుకోలేకపోతున్నాం అంటే. మీరు ఆల్టర్నేటివ్ యూజ్ చేయండి పోనీ. <smacks lips> అంటే ఆ! వాళ్ళనే మీరు అలా వాళ్ళ దగ్గర కూర్చుంటూ ఉండఖర్లేదు. వాళ్ళని కూడా మీరు మీ త దారిలోకి తెచ్చుకున్నట్టు కొన్ని విధానాలు కూడా ఉంటాయి. అవి మీరు చూసుకుంటే సరిపోతుంది గానీ, అలాగని వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళకి ఫోను ఇస్తే వాళ్ళు కూర్చుంటారు లెండి. అనుకోనుంటే వాళ్ళకి అది ఉపయోగకరంగా ఉండదు. మీకు మెయిన్ హానికరంగా ఉంటది. ఫ్యూచర్‌లొ కూడా పిల్లలు మాటలు వినరింక.
<giggles> ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. కరెక్ట్. అవును. ఆ! కరెక్ట్. అంతే కదా! ఏమంటారు షార్ట్ అటెన్షన్ స్పాన్ అని అగ్రెషన్ అని వస్తున్నాయంట. ఇవన్నీ చేస్తుంటే. కరెక్ట్. అవును. ఆహ్. అయితే ఇప్పుడు మీరన్నట్టుగా పా టైం పాాస్‌కి, టైమ్ వేస్ట్‌కె కాకుండా మంచి మంచి వాటికి కూడా ఫోన్లు, టెక్నాలజీలు వాడుకుంటూ ఉండొచ్చు. ఉదాహరణకి ఆహ్, షేర్డ్ టూల్స్ ఉంటాయి. మనకేంటంటే వాట్సాప్ గ్రూప్లు. ఆహ్, అలాగే గూగుల్ క్యాలెండర్లు ఇలాంటివి ఉన్నాం ఇలాంటివి ఉండటం వల్ల మన పని కూడా కొంచెం ఎఫెక్టివ్‌గా అవుతూ ఉంటుంది. ఈ ఇలాంటివి ఏమైనా మీరు వాడతారా? వాడి దానివల్ల ఆ! అంటే ఏ మార్పు ఎక్కువగా వచ్చింది మీకు ఏ యాప్ వల్ల?
ఆ! అవును. చాలా. హ్మ్. హుహు. హ్మ్. అవునండి.

షేర్ టూల్స్‌లో అయితే అండీ, ముఖ్యంగా హ్మ్. నేను గూగుల్ క్యాలెండర్ చెప్పగలను. ఎందుకంటే, ఇప్పుడు నార్మల్ మనా క్యాలెండర్లు మనం దాంట్లో పంచాంగంతో సహా అన్నీ ఉంటయ్యి. అది చాలా అసలా <smacks lips> అద్భుతం, కానీ గూగుల్ క్యాలెండర్ కూడా నేనెందుకు మెచ్చుకుంటన్నాను అంటే, అది మనకీ ఇప్పుడూ ఎక్కడ జూషినా మనం బయటికెళ్ళినప్పుడు మనం క్యాలెండర్ బట్టుకొని తిరగలేం కదా! ఆ టైపులోనది మనకి రిమైండర్ మనం బెట్టుకున్నామనుకోండి, కొన్నిసార్లు మనం మర్చిపోతే, అది మనకి రిమైండ్ చేస్తుంది. అలాగుపయోగపడుతుంది, ఇంకొకటీ <sniffs> మనమేదైనా మీటింగ్స్‌ కట్టా ఇప్పుడూ ఆహ్, వాటిల్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎవరికైనా నోట్స్ పంపించాలన్నా కూడా దాంట్లో పిక్ చేసి, వాళ్ళకి యాడ్ చేస్తే, అలాగ కూడా ఉపయోగపడుతుంది. సో, అది బట్టి.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. మీరు కరెక్ట్. కరెక్ట్. హ్మ్. హ్మ్. హుహు. రై రైట్. ఇప్పుడు పిల్లల విషయానికొస్తే, ఏ వయసులో వాళ్ళ చేతికి వాళ్ళ సొంత మొబైల్ ఫోనివ్వటం కరక్టంటారు అండ్ ఎందుకు?
ఏ వయసులోననని నేనలేను, కానీ ఏ పరిస్థితిలో అని నేను చెప్పగలను. ఎందుకంటే, ఇప్పుడూ వయసు అనేది మనం <smacks lips> అంటే, ఒకా హ్మ్. లైక్ ఆ స్టేజనేది చూస్తున్నాం, కానీ ఇప్పుడు చా ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు, న్ ఆహ్, 5, 6 సంవత్సరాలున్న పిల్లలు సీఈఓలయిపోతున్నారంటా. ఒక్కొక్కటి కొత్త కొత్తవి <giggles> నేర్చికుంటున్నారంట. అందరికీ ఒకటే జ్ఞానవుంటుందండి. మనం ఎప్పుడు, ఎలా వాడుతున్నావనేదే మన బట్టే ఉంటది. మనం ఎలాగ దేని ద్వారా ప్రభావితవవుతున్నావనుంటుంది. ఇతర వాళ్ళు అన్ మ మే ముఖ్యంగా మన తల్లిదండ్రులు మనకి ఎటువైపు పంపిస్తున్నారా అనుంటది. వాళ్ళెంత పంపించినా మనాది మనకు తెలుస్తుంది కదా! కొంతమందికి తెలీదు, కానీ మనం నేర్పించాలి, వాళ్ళకి తెలియపరచాలనమాట. ముఖ్యంగా ఈ వయసులోనే వాళ్ళకు ఫోన్లివ్వాలి మీరిప్పుడునించే, అలాగని బ్యారియరేం కాదు. అడ్డుగోడలేం కాకుండా, వాళ్ళకి అంటే <smacks lips> వ్ వ మంచి పేరెంటింగ్ మంచిదే అంటే, వాళ్ళకి ఒక అవగాహనింకొస్తది చూడండి, మనవిచ్చిన గూడా వాళ్ళు తీసుకొనే పద్ధతిలో మనం పెంచావనుకోండి, అప్పుడు వాళ్ళకి కరెక్ట్ వయసులోనే మనవివ్వాలనేవుండదు.
హుహు. ప్రామాణికంగా గాదు. హుహు. హ్మ్. కరక్ట్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. సో, ఇదీ ఒకా ఆహ్, సంవత్సరంతోనో, ఒక రోజుతో డిసైడయ్యేది కాదు. ఇది ఒక పుట్ ఒక ప్రక్రియ. మనం మొదటి నించీ వాళ్ళనలా ట్యూన్ చేస్తూ, అలా పెంపకంలోనే ఉంటుందంటారు.
తగ్గను. అవునండి.